మనం ఒక్కలమే ఉన్నామనుకోండి, రకరకాల పాటలు వింటాము. బోలెడు, బోలెడు సినిమాలు చూస్తూ ఉంటాము. కానీ, నలుగురితో కలిసి ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని రకాల పాటలు ముందుగానే ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాం. ఇలా వీళ్ళతో కలిసినప్పుడు ఇలా వంటి పాటలు వినాలి. స్నేహితులతో ఉన్నప్పుడు ఒకలాగా, బంధువులతో ఉన్నప్పుడు ఒకలాగా అట్లా, రకరకాలుగా మనం ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేస్తాం కదా! మీరైతే అందరితో కలిసి ఉండేటప్పుడు, పాటలు వినాలంటే ఎలాంటి ప్లేలిస్ట్‌ని క్రియేట్ చేస్తారు?
హ్మ్. హ్మ్. అవును. వాస్తవం. యాహ్! నావి ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు పేరెంట్స్‌తో కలిసి ఉన్నానుకో దానికి సెపరేట్ ఉంటదనమాట. అన్నయ్య వాళ్ళతో కలిసి ఉన్నానుకో అన్నయ్య గాని, అక్క గానీ, దాన్ని ఇంగా కొంచెం, ఇంగా ఎక్కువ డోస్ ఉంటుంది అని జెప్పొచ్చు. ఫ్రెండ్స్ అయితే ఇంకా ఓవర్ డోస్ అని జేప్పొచ్చు. ఇక మరి ఎవరైనా పెద్దవాళ్ళు రిలేటివ్స్ వచ్చారనుకో, అప్పుడు కొంచెం సాంప్రదాయాన్ని సుద్ద పూసని అన్నట్టు పెట్టాలి. ఓవర్డ్
ఓకే. అది డోసు, ఓవర్ డోసు అంటే ఎట్లా? ఎలాంటి సంగీతాన్ని ఎంచుకుంటారు? అందులో సాహిత్యం చూస్తారా? ఆ సంగీతంలో ఎలాంటి బీటు? మాస్ బీటా? అసలు ఎట్లా ఉండుద్ది మీ ఎంపిక అనేది?
ఆ! హ్మ్. ఇప్పుడు అమ్మ వాళ్ళతో చూసానుకో, వాళ్ళు కొంచెం పాతకాలం అంతా హ్మ్. తెలుసు కాబట్టి, వాళ్ళకి పాటలు అవే వినిపిస్తాయి అనమాట. ఉదాహరణకి ఈ 'జాబిల్లి కోసం ఆకాశ మల్లె' సాంగ్ కావచ్చు, లేకపోతే 'జగదేక వీరుడు' సాంగ్ కావచ్చు, బాలకృష్ణ సాంగ్స్ కావచ్చు. ముఖ్యంగా సీనియర్ ఎన్‍టీఆర్ సాంగ్స్ ఉంటాయి చూడు, ఏంటది? 'పుణ్యభూమి నా దేశం' సాంగ్ ఉండేది. ఆ! మా అమ్మకి, ఆహ్, ఫేవరెట్ సాంగ్ అనమాట అది. అండు పాతవి కొంచెం బాగా వింటారనమాట, మా ఇంట్లో పేరెంట్స్ అయితే, ఎందుకంటే వాళ్ళకి అవి బాగా తెలుసు కాబట్టి. అలా అని కొత్తవి వినరు అని కాదు కానీ, ఎక్కువినేవి నేను ఇందాక చెప్పాను
ఓకే. ఆ! అవునవును. ఓకే. ఓకే. కొంచెం పాతవి వినటానికి వాళ్ళకి ఏంటంటే అలవాటైన పాటలు, ఇష్టమైన పాటలు, గాబట్టి, ఊరికే లీనమైపోతూ ఉంటారు. అదే కొత్త పాటలు అనుకో అదేంటి, ఇదేంటి అని ఏదో ఒకటి ప్రశ్న మనకే పడుతుంది తప్ప, దాన్ని ఫస్ట్ ఎంజాయ్ చేయలేరు చెప్పాలంటే.
హ్మ్. <chuckles> ఆ! రీసెంట్‍గా నేను 'చికిరి, చికిరియ' సాంగ్ ఏంటంటే అది నాకు స్టార్టింగ్‌లో నచ్చలే, ఇన్‌స్టాగ్రామ్‍‌లో ఎవరో బాగా డ్యాన్స్ యేసేకొద్దీ, అరే! ఏంటి ఇంత బావుంది అనే లెక్కలో నాకు అనిపించింది అనమాట. అలా అనిపించినప్పుడు ఇంక సాంగ్ నచ్చి రిపీటెడ్‍గా పెడుతూనే ఉన్నా. సాంగ్స్ పెట్టిన ప్రతిసారి టీవీలో. యూట్యూబ్ ఆన్ చేసి. అలా పెట్టే కొద్ది మా అమ్మ ఉండే ఏమనిందంటే! "ఏప్పుడు నువ్వు ఎందుకు పెట్టింది సాంగ్సే పెడతావు" అన్నట్టు అనిందంట? ఓరి దేవుడా! అనుకోని మళ్ళీ వెనక్కి కొంచెం తగ్గానమాట. మరీ పూర్తిగా పాతకాలం పోకుండా మధ్యలో ఉంటాయి చూడు ఆహ్, ఎలాంటివి? అంటే ఆహ్, తరుణ్ హిట్స్ కావచ్చు, ఆహ్, వెంకటేష్ హిట్స్ ఆ రేంజ్ ప్లే చేశానమాట. అప్పుడు ఏమి అనలే మళ్ళీ. ఇలా చేస్తా.
ఓకే. ఓహ్! ఓకే. <chuckles> ఓకే. ఓకే. అంతేనండి అది వా వాళ్ళకూడా కాస్త మధ్యస్థంలో ఉండిద్ది. అటు మరీ కొత్తగా అనిపిదు, మరీ పాతగా అనిపియకుండా, ఓకే బావుంది వినటానికి, అన్న తీరులో వాళ్ళు కూడా వినేస్తారు. మరైతే ఇప్పుడు బంధువులొస్తారు ఇంటికి కొన్ని, కొన్ని పండగలకు కానీ, లేదంటే ఇంట్లో ఏదైనా చిన్న, చిన్న ఫంక్షన్‍లప్పుడు బంధువులందరూ కలుస్తారు కదా! అలాంటప్పుడు అయితే, ఎట్లాంటి పాటలు ప్లే జేస్తారు?
హ్మ్. అవును హ్మ్, హ్. హ్మ్. అవునవును. అదా! మా అక్క ఎంగేజ్‌మెంట్ అయిందనమాట. ఎప్పుడు మధ్యాహ్నం అలా ఏమో అయిపోయింది మొత్తానికి. ఓ 3 ఆ టైమ్‌కి అంతా అయిపోయింది. దాని తర్వాత అందరు రిలాక్సింగ్ అనమాట. కజిన్సు వీళ్ళంతా ఉన్నారు కదా! బంధువులు వచ్చారు కాబట్టి వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయాలి అన్నట్టు అనిపిస్తది. మేము ఏం జేసామంటే టీవీ ఆన్ చేశాం అనమాట. అందరం ఒకే దగ్గర కూర్చొని అని, సర్లే అని నాకే ఒక పాట ఫేవరెట్ ఉంది ఏది? 'సాహో' సినిమాలో ఒక సాంగ్ ఉన్నాడు కెన్ యూ బి మై బ్యాడ్ గర్ల్ అన్నట్టు.
ఓకే. అవునవును.
దాంట్లో మ్యూజిక్ వస్తది చూడు 'టరన్ ట టర ట.' ఆ మ్యూజిక్ నాకు బాగా ఇష్టం అనమాట. సో, నేను అది ప్లే చేశాను సాంగ్ వీళ్ళకి చూపిద్దాంలే నాకు ఇష్టమైన పాట అన్నట్టు. ప్లే జేశానో లేదో మా పిన్ని వచ్చి, "హే! ఏంట పాట ఫస్ట్ తీస్తావా లేదా" అనింది.
అవునవునవును. ఓకే. అసలు సమయం ఏంటి? సందర్భం ఏంటి? నువ్వు పెట్టిన పాట ఏంటి అన్నారా?
ఆ! దాంట్లో ఏంటంటే ఆహ్, కొంచెం ఆహ్, ఫారెన్ గర్ల్స్ అలా ఉంటారనమాట. వాళ్ళు డ్యాన్స్ యేస్తుంటారు. సో, ఏంటి ఫస్ట్ సాంగ్ మార్చనట్టు అనే. దాంట్లో ఏం లేదు పిన్ని చూడొచ్చు అని చెప్తే, "ఫస్ట్ మారుస్తావా లేదా" అనింది. అయ్య దేవుడా! అనుకుని మార్చాల్సి వచ్చిందన్నమాట. ఆ!
ఓకే. ఓకే. ఆ! అంతే మరి. కొన్ని, కొన్ని పాటలు మనకు ఎంత ఇష్టమైనా సరే, ఆ బీటు లేకపోతే, అందులో ఉండేది ఏది ఇష్టమైనా సరే వన్ చూడనివ్వరు. అది కాక ఇప్పుడు మళ్ళీ మీరు పెట్టిన సందర్భం ఏంటంటే, ఇంట్లో అతిథులు ఉన్నారు. మీ అక్కగారి ఎంగేజ్‌మెంట్ అన్నారు. ఇక మళ్ళీ చూసుకొని అందరూ వింటున్నారు అసల ఏంటి ఆ పాటలు? ఖచ్చితంగా ఇదే అంటారు. మరి అట్లాంటప్పుడు మరి ఏ పాట ప్లే చేశారు?
హ్మ్. యాహ్! ఆ! హ్మ్. యాహ్! నేను ఇంగేం జేస్తం, అప్పట్లో కొన్ని హిట్సుంటాయి జుడాండి. అలాంటివే ప్లే జేశామని జెప్పొచ్చు. లైకు 'హాయ్ నాన్న' మూవీస్ కావచ్చు. అండేమంటే, మేము కొత్తగా తెచ్చామనమాట, పెద్ద స్మార్ట్ టీవి అండ్ హోమ్ థియేటర్ సెటప్ అంతా. సో, దాంట్లో అట్మాసని, కొన్ని <smacks lips> ప్లే జేసి చూపిచ్చామనమాట, సౌండు సిస్టమెలా వర్కవుతుంది అన్నట్టు. ఆహ్, అంటే, ఇప్పుడు ముందర ఒక స్పీకర్ పెట్టామనుకో, వెనక సైడ్స్‌లో 2 ఉంటాయనమాట. సో, ముందరిది డైరెక్ట్‌గా, అండ్ వెనకవి కరెక్ట్‌గా మధ్యలో ఉన్న పర్సన్‍కి ధన్, ధన్ అని యినిపిస్తదనమాట. స్ సో, అలా వేపిచ్చాం చాలామందికి. వాళ్ళకి నచ్చాయవి.
ఓకె. ఓకె. ఓకె. అయితే మీ స్నేహితులతో బావుంది. పోనీలే నచ్చిందయితే ఇంకా ఎంజాయ్ జేస్తారు. అయితే స్నేహితులతో యెళ్ళినప్పుడు, అంటే, ఏదన్నా బైటికి వెళ్తున్నారు, ఒక ప్రయాణం చేస్తున్నారు, స్నేహితులతో గలిసి. అలాంటప్పుడు మీ మూడుకి తగ్గట్టుగా, ఆ పాట ప్లేలిస్టనేది ఎలా ఉంటుందీ?
హ్మ్. యెస్. యెస్. స్నేహిదు ఆ! నేనూ కొంజెం బాగా జోషు వేరేది వే ఎంచుకుంటా అనమాట. సాంగ్సెలా ఉండాలంటే లైకు 'పక్కా లోకల్' గావచ్చు, ఐటమ్ సాంగ్స్ గూడా వింటా అనుకో. అంటే అవే, సో సోలోగా విన్నప్పుడు. కానీ, కరెక్ట్ టైమ్‌లో అప్పుడే వచ్చేసారనమాట ఫ్రెండ్సు. వచ్చేసి, నా దెగ్గరున్న బడ్డేమో 1 వాళ్ళు పెట్టేసుకుంటారు, పెట్టుకున్నాక ఏయ్! ఏంటి సాంగు? ఫస్టిక్కడిదా ఫోనని నాది ఇంగ నాదిక్ నా చేతిలో ఉన్న ఫోను వాళ్ళే లాక్కునీ, అన్నీ కొంచెం ఏడుపు సాంగ్సుంటాయి చూడ, అట్లాంటివి బెడతారనమాట. ఉదాహరణకేం జెప్పొచ్చబ్బా! ఏడుపు సాంగ్‌లా అంటే, ఈ లవ్ ఫెయిల్యూర్ సాంగ్సు, 'మై లవ్ ఈస్ గాన్' గావచ్చు, మిస్టర్ పర్ఫెక్ట్‌లో అదేదో ఉందిగా 'బదులు తోచని' సాంగ్ గావచ్చు, ఇలా రకరకాలుగా అనమాట. నాకు చిరాకేస్తది. నాకి చిరాకేసి, <giggles> ఫస్టిక్కడియి అంటే, మేము డీల్ మాట్లాడుకుంటాం అనమాట. సరే, ఫస్టిప్పుడు నీ సాంగొకటి, హ్మ్, దాని తర్వాత నా సాంగొకటి. ఆమె సు ఆ! అంతే. ఆమె సాంగయ్యేంతవరకు నాకస్సలు నిజంగా ఆహ్, ఎంత గంటలు గంటలేమో పడతది, టైం అయితే. నాది ఆ! హ్మ్.
ఓకె. <chuckles> ఓకె. ఆ! ఓకె. ఆ! ఆ! ఓకె. అంటే హుహు. అస అంతే. <chuckles> నిజంగా మీకు పాట వింటానికి, ఒక యుగం గడిచిపోతుందన్నమాట అట్లయితే.
యోహ్! యోహ్! యోహ్! హ్యాపీ‌గా జర్నీ జేస్తున్నాం. ఏడుపు గుడ్డు సాంగ్‌లు అవసరమా అన్నట్టు నేను. ఆమెమో అన్ని లవ్ ఫెయిల్యూర్ సాంగ్సు, లేపోతే లవ్ సాంగ్సు ఇట్లాంటివి. లవ్ సాంగ్స్ నేను గూడా వింటా అనుకో, బట్టు జర్నీ టైమ్‌లో ఎందుకు? కొంచెం జోషుంటే ఆ ఊపే వేరు గదా అని.
మరి అందరూ కలిసి అంటే, ఇప్పుడు నార్మల్‍గా ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళది. ఆహ్, మీరు చెప్పినట్టు, మీ ఫ్రెండ్స్ చెప్పినట్టు, ఒకటి, ఒకటి పెట్టుకుంటారు బానే ఉంది. అలా కాదు, వెళ్తున్న వాళ్ళందరం కూడా, ఆ ఎనర్జీ అనేది అందరికీ రావాలి, ఆ ఉత్సాహం అనేది అందరిలో నింపాలి అన్నప్పుడు, అందరూ కలిసి వినే పాటలేమన్నున్నయా?
హ్మ్. హ్మ్. అందరూ కలిసి వినేవంటే లైకు, మేము మరీ లో కాకుండా, మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు కొంచెం బా హిట్ అయ్యి ఉంటాయి చూడు. లైక్, 'నరసింహ' మూవీస్ కావచ్చు. ఆహ్, ఇంకా ఏమున్నాయి? ఆహ్, 'డాడీ' మూవీలో కావచ్చు. ఈ పవన్ కళ్యాణ్‌వి ఉంటాయి చూడు. ఏదబ్బా! అప్పట్లో 'గుడుంబా శంకర్' అంట. ఆహ్, 'ఖుషి' అంట, 'గబ్బర్ సింగ్' కరెక్ట్ బాగా గుర్తు చేసావ్. 'గబ్బర్ సింగ్ 1' సాంగ్సు సూపర్ అనమాట. అండ్ 'గబ్బర్ సింగ్ 2' ఆహ్, సినిమా కంటే ఎక్కువ సాంగ్స్ కొంచెం ఇంకా సినిమా రిలీజ్ అవ్వక ముందు సాంగ్స్ ఎక్కువ చూసేవాళ్ళం. ఆహ్, నిజంగా బాగుండేది. కానీ సినిమా ఎప్పుడైతే చూసొచ్చామో, దాని తర్వాత సాంగ్స్ చూడబుద్ది కాలే నాకైతే. కొన్ని, కొన్ని ఏమో నాకు సినిమా స్టోరీ కూడా అంతగా నచ్చల. 'గబ్బర్ సింగ్ 1' సూపర్ గాని. టూ ఏమో అంతగా అనిపించలే అనమాట. ఏదో చేయాలంటే చేయాలి అన్నట్టుగా అనిపించింది. సాంగ్స్ మాత్రం బాగుండే గాని, సినిమా చూసి వచ్చాక ఇంకా వద్దురా బాబు సాంగ్స్ అనిపిచ్చింది.
ఓకే. అవును, అవును. 'గబ్బర్ సింగూ'. ఓకే. అవునా! ఎందుకని? ఏమైంది? ఓకే, ఓకే, ఓకే. అయితే ఇప్పుడు నార్మల్‍గా స్నేహితులతో బయటికేళ్ళినప్పుడు బాగానే ఉంది. స్కూల్‌లల్లో, కాలేజీల్లో ఫేర్‌వెల్ జరుగుద్ది. అలాంటప్పుడు కూడా, మనం స్నేహితులతో ఒక మంచి హిట్టు సాంగ్స్ అనేవి షేర్ చేసుకుంటూ ఉంటాం. అబ్బా! ఇది భలే! ఉండిద్ది నువ్వు విను ఒకసారి, నువ్వు విను ఒకసారి, అని రకరకాల పాటలు అనేవి కూడా కలిసి వింటూ ఉంటాం కదా! అలా మీ కాలేజ్ టైమ్‌లో ఏమన్నా పాటలు ఉన్నాయా నీకు బాగా గుర్తున్నవి?
హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. ఆ! ఉన్నాయన్నమాట. 'కన్నులు కన్నులు దోచుకున్నాయంటే' ఒక మూవీ ఉందనమాట. దాంట్లో 'వారేవా మామ' అని ఒక సాంగ్ ఉంటుంది. దాంట్లో ఏలో పులేలో ఎలేలో పులేలో అని ఒకటి వస్తది. వినుంటే నువ్వు. అదే కొంచెం బాగా మంచిగా ఊపు అనిపిస్తది అనమాట. ఆ సాంగ్ బాగుంటది. అంటే కొంచెం మోటివేషన్ కూడా అనుకో, ఎట్లంటే పద పదమని తరమిందిర మంచి తరుణం, కలలే సాగేందుకు చేసే పయణం అన్నట్టు వస్తది. బానే ఉంటది.
ఓహ్! ఓకే. ఓకె, ఓకే. బాగుంది. బాగుంది. అయితే మీరు ఎక్కువగా ప్రయాణం చేసేటప్పుడు గాని, ఒక్కళ్ళే ఉంటున్నప్పుడు కానీ, భయవేసిన, సంతోషం వచ్చిన అంటే, మీ భావోద్వేగాలకు తగ్గట్టుగా ఏదైనా ఒక ప్లేలిస్ట్‌ని క్రియేట్ చేసారా?
యాహ్! హ్మ్. హ్మ్. చేశా, చేశా. దాంట్లో అన్నీ ఏముంటాయంటే మిక్స్డ్ ఉంటాయన్నమాట. లవ్ ఉంటది. ఐటం ఉంటది. ఆహ్, కొన్ని డిఫరెంట్ సాంగ్స్ ఉంటాయి. డిఫరెంట్ అంటే, ఎలా అంటే, సినిమా పేరు గుర్తు రావట్లేదు కానీ, ఈ సాంగ్ ఉంటుంది చూడు. కృష్ణుడిగా వారసులంతా, శ్రీకృష్ణుడి వారసులంతా జేబు దొంగలని స్టార్ట్ అయితది. <smacks lips> అంటే ఆహ్, స్వాతి ఉంటది. అఖిల్ ఉంటాడు.
ఓకే. ఓహ్! ఓకే. ఓకే. తెలీదు. తెలీదు.
అఖిలో, నితి నిఖిల్, నిఖిల్ ని నిఖిలే అనుకుంటా. అయ్యా! వాడు దొంగతనాలు చేస్తాడు జూడు స్టార్టింగ్‌లో. ఎంత నైస్‌గా దొంగతనం చేస్తారంటే ఆ! కరక్ట్. 'స్వామి రారా'. <giggles> ఆ పాట నాకు నిజంగా భలే న యెస్. అదే. అదే. ఆ! ఆ పాట బావుంటదే.
'స్వామి రారా' సినిమాలోది. యాహ్! స్వామి స్వామి రారా హరి, స్వామి ఆ! ఓకే. ఓకే. దన్ నిజ్జంగ సూప్పరుంటది పాట. అసద్భుతం. ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది, ఆ సన్నివేశాలన్నీ కూడా భలే చూడాలనిపిస్తుంది. భలే ముచ్చటగా ఉంటాయి. నిజమే. మరి హ్మ్. చెప్పు, చెప్పు.
ఆ! కరెక్ట్. యాహ్! ఈ హన్ ఆ! చెప్పు. 'హండ్రెడ్ పర్సెంట్ లవ్‌'లో ఈ సాంగుంటది చూడు ఫస్ట్ సాంగ్. ఓ గాడ్ చేతికేమో పుస్తకమిచ్చావు, టూ బ్యాడ్ ఒంటికేమో బద్ధకమిచ్చా. ఆ సాంగ్ గూడా బా నచ్చుతది నాకు. నిజంగా కొంచెం రిలేటయినట్టనిపిస్తది. అప్పట్లో నేను స్కూల్‌లో చదువుతుంటిని. "అర్రె! నిజమే గదరా" అన్నట్టు అనిపిచ్చేది. దాంట్లో కొన్ హ్మ్. ఏడుపు సాంగ్ గూడా ఒకటుంటది జూడు. ఏదంటే, బంధమెక్కడో అనేదొకటొస్తది. అదొచ్చినప్పుడేం చేస్తామంటే, అలా సాడ్ లోకంలోకెళ్ళి, మళ్ళీ జోష్‌కు మల్ ఆహ్, అలా ఒచ్చేస్తామనమాట. అండ్
టూ బాడ్ ఒంటికేమో బద్దకమిచ్చావ్ యాహ్! యాహ్! ఓకే. నిజమే. నిజమే. ఆ! అవును. ఖచ్చితంగా. ఒ పాటల్లో కూడా తెలియకుండా ఎన్ని ఎమోషన్సుంటాయో. మనకి అట్లా ఇట్లా అనిపిస్తుంటుంది. అవింటుంటే, మన మూడంతా మారిపోతుంది. ఆహ్, కోపంగా ఉన్నప్పుడు బాధ వేస్తుంది, బాధగా ఉన్నప్పుడు సంతోషవొస్తుంది. అబ్బో! రకరకాలుగా మారిపోతూ ఉంటాయి. పాటను బట్టి, ఎమోషన్స్ గూడా మారిపోతాయి. అయితే, నువ్వెప్పుడైనా, ఎవరికన్నా ఒక మంచి పాటని షేర్ జెయ్యాలి, అది వినగానే సంతోషవొచ్చేయాలి అనేది ఏవన్నుంటే. ఏం పాటని షేర్ చేస్తావు?
హ్మ్. యెస్. హ్మ్. అవును. వాస్తవం. వాస్తవం. హ్మ్. హ్మ్. ఆహ్, నేను స్టార్టింగ్‌లో ఏం చేసేదాన్నంటే, ఈ మూవీ ఉంది చూడు 'బ్రహ్మొత్సవం'. దాంట్లో ఓ సాంగుంటదనమాట. లాస్ట్‌లో జర్నీ చేస్తారు గదా వాళ్ళిద్దరూ. ఆహ్, నీతో ప్రతి క్షణం అన్నట్టు మొదలైతదనమాట. దాంట్లో చరణంలో వస్తుందనమాట. ఆహ్, ఏమొస్తుందంటే, ఆహ్, నిత్యము మనతో మన పరిచయం, కలగ చేస్తుందే ప్రతి అనుభవం. అది కొన్ని లైన్సేమో నాకు బాగా అనిపిచ్చినయి. సో, అవెక్కాకా, నేను ప్రతొక్కరికి అదే షేర్ చేశా అనమాట. అండ్ దాన్ని రిపీటెడ్ మోడ్‍లో గూడా విన్నా బోరు గొట్టేంతవరకు. ఆ! నిజంగా. ఓ సాంగ్ ఏదన్నా
ఆ! ఆ! ఓకే! ఓకే! ఓహ్! ఓకే. నిజంగానే కొన్ని పాటలు బోర్ కొట్టినా సరే, మనవింటూనే ఉంటాం. ఆ! పర్లేదు ఇంకోసారి వింటే బావుండిద్ది అన్న తీరులో మనం వింటానే ఉంటాం ఖచ్చితంగా చెప్పాలంటే.
హుహు. ఆ! అవుననమాట. అండ్ అవే కాకుండా, కొన్ని బీజీఎమ్సుంటాయి చూడబ్బా కొన్ని కొన్ని మూవీస్‍లో. 'స్టాలిన్' తీసుకోవచ్చు, 'సీతారామ్' కావచ్చు, 'యానిమల్' మూవీలో కావచ్చు, భలే ఉంటాయసలూ. నాకు నిజంగా బీజీఎమ్స్ వినబుద్ధయితది.
అయితే హ్మ్. హ్మ్. నిజ్జం. ఆ! ఆ! నిజంగా. బ్యాక్‍గ్రౌండ్ స్కోరు నిజ్జంగ చెప్తున్నా. వింటంటే, మనల్ని మనం మర్చిపోతాము. అందులోమొక మైకంలోకెళ్ళిపోతాము, ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్లు అన్నీ అబ్బా! ప్రతి రకాలుగా చాలా చాలా సినిమాల్లో ఉంటాయి అలాంటి పాటలు, అలాంటి బీజీఎమ్‌లు. కొన్ని కొన్ని సినిమాల్లోనే కాదు, పాటల్లో కూడా అందులోని సాహిత్యం మనకి నచ్చదు. "ఏంట్రా అసలీ లిరిక్సేంటి అర్థం గావట్లేదు, ఏం భాషలో ఉన్నాయి" అనేలాగా ఉన్నా సరే, అందులోని సా సంగీతం నచ్చేసి, అందరికీ షేర్ చేస్తాం. ఈసారి మనం దీనికి రీల్ జేద్దాం, దీనికి లేపోతే ఇట్లా డ్యాన్స్ చేద్దాం అన్న తీరులో మనం పంపిస్తూ ఉంటాం గూడా.
ఆ! అదే గదా! హ్మ్. ఆ! హ్మ్. వాస్తవం. వాస్తవం. యస్. యస్. యస్. అండ్, ఒక మూవీ ఉందనమాట 'కాంతరా' అనీ. ఆ! దాంట్లో ఫస్ట్ గాబట్టి, స్టోరీ గూడా నాకు బా నచ్చింది. నేను దాంట్లో, ఒకే ఒక సాంగ్ నచ్చింది. ఏదంటే, అందాల నదివే అని ఒక సాంగొస్తదనమాట. దాంట్లో ఎక్ లైన్సనేవి ఒకసారి విన్నప్పుడేమనిపిస్తదంటే, వాళ్ళిద్దరు లవ్‌లో ఉంటారనమాట. లవ్‌లో ఉన్నప్పుడు ఆమేమో, ఆహ్, "ఊరందరు వింటారు, గోడకు గూడ చెవులుంటాయి. నువ్వేం మాట్లాడొద్దు" అన్నట్టు అంటదనమాట. వీడుండి "అట్లైతే కనుసైగలతో మాట్లాడుకుందాంలే" ఇట్లంటరు. కొంచెం ఆహ్, ఫన్నీ అనిపిస్తది.
ఆ! ఓకే. ఓకే. ఓహ్! ఓకే. ఓకే. అయితే, మీకు ఈ సాంగ్ బా నచ్చింది గదా! ఇట్లాగే కొన్ని కొన్ని సినిమాల్లో ఎలాగంటే, ఒక మంచి మెలోడీ సాంగ్సుంటాయి. ఇట్ ఇట్లాంటి సీనరీ, అంత సీనంతా ఇట్లా అని గాదు. ఒక మంచి మెలోడీ సాంగ్సుంటాయి. ఆ మెలోడీ సాంగ్స్ వింటుంటే, మనల్ని మనం తన్మయించిపోతామంటారు చూశారూ? ఇక మనల్ని మర్చిపోతాము. ఒకా ఊబిలోకెళ్ళిపోతాం. ఒకా లోకం మ్ ఏమంటారు? ఒక మ్యాజిక్, మాయా లోకంలోకెళ్ళిపోతాం. అలాంటి పాటలు గూడా మనం విన్నా, చూసినా, ప్రతి ఒక్కళకి షేర్ జేస్తాము. ఖచ్చితంగా చెప్తాం. అది ఎలాంటి ఫ్యామిలీ సందర్భాల్లో గూడా వినచ్చు. మీకు కూడా అట్లాంటి మెలోడీ సాంగ్సేమన్నా తెలుసా?
ఆ! హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. యెస్. యెస్. యెస్. ఆనంద పరవశమా? <giggles> హ్మ్. వాస్తవం. హ్మ్. హ్మ్. మెలోడీ సాంగ్స్ అంటే 'ఆరెంజ్ 'మూవీలో 'చిలిపిగా' సాంగ్ అనేది కొంచెం ఆ! బాగా నచ్చుతుందని చెప్పొచ్చన్నమాట. దాంట్లో ఒకే ఒక్క లిరిక్ నచ్చుతుంది. ఆ లిరిక్ కోసం మొత్తం సాంగ్ అంతా వింటా నేనైతే. ఇది ఉంటది చూడు. నిన్నే ఇలా చేరగా మాటే మార్చి మాయే చెయ్యాలా. నన్నే ఇక నన్నుగా ప్రేమించానే ప్రేమేలా. ఈ రెండే లైన్స్ బాగా నచ్చుతాయి అన్నమాట. వాడు ఏమి అడుగుతాడంటే. నిన్ను నేను నీ దగ్గరకి రావాలంటే నేనేమన్నా మార్చుకొని రావాలా? అట్లా మార్చుకొని వస్తే నువ్వు నన్ను లవ్ చేస్తావా? లేకపోతే లవ్ చేయవా? అన్నట్టు క్వశ్చన్ అన్నమాట. అసలు నువ్వు నన్ను నన్నుగా ఇష్టపడినప్పుడు అసలు ఎందుకు ఈ లవ్ అన్నట్టు ఉంటది. సో అందుకు బాగా నచ్చుతది.
హుహు. ఓకే. ఓకే. నిజంగా. ఆ! అసలు ఎంత మంచి మెలోడీ సాంగ్ అంటే, ఆ సినిమాలో అన్ని పాటలు కూడా అట్లాగే ఉంటాయి. ఒకదాన్ని మించి ఒకటి, ఒకదాన్ని మించి ఒకటి ఖచ్చితంగా అద్భుతంగా ఉండిద్ది. కొన్ని, కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనం సంతోషంగా ఉన్నా, లేకపోతే ఆనందంగా ఉన్నా పాటలనే వింటూనే ఉంటాము. కానీ ఒక సందర్భంలో ఏంటంటే ఆ! మనం తీసుకున్న నిర్ణయాల వల్ల, లేదు మనం ఏదైనా ప్రయాణం చేస్తున్నాము. ఎవరైనా మనల్ని తిట్టారు. అలాంటప్పుడు మనకి ఒక భయం అనేది కలుగుతుంది. ఈ భయం వేసినప్పుడు కూడా కొంతమంది ఏంటంటే ఏమి వినరు. పాటలు వినరు, సినిమా చూడరు అలా సైలెంట్‌గా కూర్చుంటారు. కానీ అట్లాంటప్పుడు నువ్వు ఏదైనా పాట వినాలి అంటే, ఎలాంటి పాటలు వింటావు? నీలోబడి భయాన్ని పోగొట్టుకుంటానికి.
హ్మ్. యస్. యస్. యస్. యాహ్! యస్. హ్మ్. యస్. యస్. హ్మ్. హ్మ్. భయం అన్నావు కాబట్టి ఎక్కువ మోటివేషనల్ వింటా అన్నమాట. లైకు 'సెవెంత్ సెన్స్‌లో' ఓహ్! సాంగ్ ఉంటది చూడు. 'ఎందుకంత జోడా' అని లాస్ట్‌లో వస్తది అన్న మాట. అది కూ హ్మ్. కొంచెం మోటివేషనల్ లైక్ 'బంగారం' మూవీలో కావచ్చు. లేదంటే ఒక్కసారి మాట ఇస్తే మాట తప్ప మాకురా! ఇలా ఉంటాయి లిరిక్స్ అనేవి. ఆ! 'ఎక్కు తొలిమెట్టు' ఇంక అందరి ఫేవరైట్ సాంగ్ అని చెప్పుకోవచ్చు. అది చూస్తే ఆ!
అవునవునవును. ఓహ్! ఓకే. ఆ! అది నిజమే. అది ప్రతి ఒక్కళ్ళకి అంటే అందులో వాడి జీవితం అంతా ఒక పాటలో చూపిస్తారు చూడు. ఎట్లా సక్సెస్ అయ్యారు. ఎట్లా ఫెయిల్యూర్ అయ్యారు. ఎక్సలెంట్ అసల.
యాహ్! యాహ్! వాస్తవం. యాహ్! అండు యాహ్! ఇంకా ఏమున్నాయి యాహ్! హ్మ్.
ఓకే. బావుంది. మీ ప్లేలిస్ట్ అయితే అద్దిరిపోయింది. అంటే సమయానికి తగ్గట్టుగా, సందర్భానికి తగ్గట్టుగా స్నేహితులతో ఎలా ఉంటావు? చుట్టాలతో ఎలా వింటావు? ఒక్కదానివే ఉంటే ఎట్లా వింటావు? చాలా అంటే చాలా బావుంది. మంచి మంచి పాటల్ని గుర్తు చేసావు. నాకు కొన్ని, కొన్ని తెలియనివి కూడా చెప్పావు. ధన్యవాదాలు నీకైతే.
హ్మ్. ధన్యవాదాలు.